అవును. హ్మ్, అంటే ఈ ఈ లాభం అంటే ఒక్కరోజూ లాభం రాకపోవచ్చు గాని, ఏదోక రోజు మాత్రం ఆయన మంచి హ్మ్, లాభం అనేటువంటిది ఆ నమ్ముకున్నటువంటి
అలాగ ఆ సందర్భాలుంటేర హ్మ్. ఇప్పుడు నష్టపోతే అది తను అపజయం కంద కింద తీసుకుంటూ ఉంటాడు అలాగ.
ఆ! తీసుకుంటూ ఉంటారు. కానీ అదేంటంటే, కొంచెం అలా కాకుండా ఏదోక రోజు మాత్రం పైకొస్తాడు అనమాట. అలాంటి పరిస్థితి ఆహ్, హ్మ్, ఎవరు కూడా పుడుతూనే అంత హ్మ్, స్థాయికి వెళ్ళిపోలేరు కద. వాళ్ళెంతో ప్రయత్నం చేస్తే గాని హ్మ్, ఇవాలున్న వ హ్మ్, చాలా మంది డబ్బున్న వాళ్ళు ఒకప్పుడు మిడిల్ క్లాసు, లేకపోతే కొంచెం అంకా అంతకన్నా తక్కువున్నటువంటి వాళ్ళు. డబ్బులకి ఇబ్బంది పడిన వాళ్ళే చాలా ప్రముఖ స్థానాల్లో ఉన్నారండి ఇప్పుడు. చాలా మందున్నారు అన్ అ
హ్మ్. హ్మ్, హ్మ్. ఓకె. అవును. హ్మ్, హ్మ్. అవును. ఆ! హ్మ్. నిజంగ.
అలాంటి
అయితే, ఇప్పుడు హ్మ్. చెప్పండి.
ఆ! అంటే అలాంటి వాళ్ళు, ఉన్నటువంటిద్ దాంట్లో మనం హ్మ్, సాధించగలం ఏవైనా డబ్బు కావాలన్
హ్మ్. అయితే ఇప్పుడు డబ్బు బాగున్న వాళ్ళు గూడా, వాళ్ళకి మనశ్శాంతి గాని సంతోషంగా సంతోషంగుండరు చాలా మంది. దీని వెనుక కారణమేమై ఉండొచ్చు.
హ్మ్. సింపులు అంతే. పెద్దవాళ్ళు చెప్పిన మాట డబ్బులెక్కువైతే, జబ్బులెక్కువ అవుతాయని అంతే. <giggles> ఇందులో మనశ్శాంతి ఎందుకుండ
హ్మ్, హ్మ్. ఇప్పుడు మనము అవును. ఇప్పుడు మనకీ ఇప్పుడు 2 లభిస్తున్నాయి. ఒకటి ఆరోగ్యము, ఒకటి డబ్బు బాగా లభిస్తుంది మనకి దీంట్లో మీకు 2 ఆప్షన్స్ ఇస్తే మీరు ఆహ్, ఏహ్, దేన్నేంచుకుంటారు? మంచి ఆరోగ్యాన్నా లేకపోతే, డబ్బునా?
ఆ! ఆ! ఆ రో ఆరోగ్యమే మహాభాగ్యవండి. అంతకన్నా మించిందేం లేదు. ఇప్పుడు హ్మ్, ఒకా స్టీవ్ జాబ్స్ అనేటువంటాయన, ఆయన చనిపోయేటప్పుడు ఆపిల్ ఆహ్, తాలూకా అనుకుంటా. స్టీవ్ జాబ్స్ అనే ఆయన. ఆయన ఆయన చనిపోయే ముందు రాసినటువంటి ఆణిముత్యాలైనటువంటి వాక్యాల్లో ఏంటి రాసాడంటే, నా జీవితమంతా డబ్బు సంప
హ్మ్. ఓకె. హ్మ్, హ్మ్. స్టీవ్ జాబ్స్ గారు బ్రతికే ఉన్నారనుకుంటా గద.
బతికే ఉన్నారా? కాదు ఇంకెవరో ఒకాయన స్టీవ్ జాబ్సే.
హ్మ్, హ్మ్. ఓకె. అ! స్టీవ్ జాబ్స్ ఓకె. ఆ!